అవును. అవును. నిజంగానే తక్కువ సమయంలో అయిపోవాలి. కొంచెం టేస్టు‌గా గూడా ఉండాలి మెయిన్‌గా.
మళ్ళీ మన ఆహ్, టేస్టు‌గా ఉండాలి. మళ్ళీ మనం అంతమందిని వెయిట్ చేయాలంటే, కూడా బాగోదు గదా! అందుకని ఇంకా అందరు సహాయపడ్డారనమాట. అంటే మా పిన్నిలు, మా పెద్దమ్మలు, మా <giggles> సిస్టర్స్ అందరూ వచ్చేసి కూర్చొని కూరగాయలు తరగడము.
హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఆ! హ్మ్. ఓకే. నిజంగా అండి. ఈ టైంలోనే గదా! సంతోషమంటే ఏంటో ద అర్థమయ్యేది మనకి. హ్మ్. ఎక్కడ లేని
మళ్ళీ ఇంకా ఆ! నిజంగా, నిజంగా. అసలు మేమనుకోలేదు. అంటే అంత బాగా జరుగుతదా? అని ఆహ్, ఆ వంటలు తయారైన తర్వాత మాకు అనిపిచ్చింది. అదిప్పుడు తలుచుకుంటే గూడా ఎంతో ఇదిగా అనిపిస్తది. ఆ టైంకి అందరూ రావడము.
హ్మ్. నిజం. అంటే మరి మీకెలా అనిపిచ్చింది? ఆ టైంలో మీ హ్యాపీనెస్ ఎలా ఉంది?
అదే నేనంటున్నా, అదే అంటున్నాను. అప్పుడు అంటే అప్పుడు మనకి మన దగ్గర వాళ్ళు వచ్చి సహాయపడుతుంటే, మనకి ఎంత సంతోషంగా అనిపిస్తది మనకి. అంటే ఆ ఆ మూమెంట్‌లో ఇప్పుడు మళ్ళీ కేటరింగ్ గుడా ఇవ్వలేము. మనము ఎవరి బయట నుంచి గూడా అంతంత క్వాంటిటీ తెప్పీలేము.
అవును. అవును. నిజంగానే. హ్మ్. అవును. అవును. అదీ నిజమే. అంటే మరి ఎంత టైం బట్టింది మరి మీరూ ఇ ఇదంతా కంప్లీట్ చేసుకొని ఫుడ్ అనేది తింట్టానికి?
ఆ! అంతేను. ఆ! ఇంకొక ఓహ్! ఒక గంట గంటా గంటన్నరలోనైపోయింది. ఆ! బాగా అది మా వాళ్ళైతే నిజంగా ఒకొక్
అంటే గంటలోనే చేసేసారా అండి మొత్తం? బాబోయ్! అంటే ఎన్ని కేజీలు ప్రిపేర్ చేసారు?

అయితే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతదంటే మనము కొంతమంది అతిధులు ఒస్తారని ఊహిస్ ఊహిస్తాం. అంటే ఇప్పుడు చిన్న బర్త్ డే ఫంక్షన్‌కి ఒక 20 మంది ఒస్తారని అంతే ప్లాన్ చేస్తాం గదా! కానీ సడన్‌గా ఏమవుతదంటే 20 మంది దగ్గర 40 మంది గూడా రావచ్చు, 50 మంది గూడా పెరగొచ్చు. అంటే వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు అట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. అంటే అది అప్పుడు మనకి అంటే మనం ఊహించంది జరుగుతది అంటాం గదా! అలాగ జరుగుతూ ఉంటాయి కొన్ని ఫంక్షన్స్‌లలో. అయితే అలాంటిది ఒకసారి ఏం జరిగిందంటే మా పాప బర్త్ డేకి అంటే 1 ఇయర్ ఫ బర్త్‌ డే ఫంక్షన్ అనమాట, మేము మామూలుగా ఎ ఎంతమందిని లెక్కేసామంటే ఒక 50 మంది వరకే మేం లెక్కేస్కున్నాం.
హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగానే. ఆ! అవును. అవును. హ్మ్. ఓకే. ఆహా! ఓకే. ఓకే. ఓహో! ఓకే. ఆ!
ఆ! కానీ అక్కడేం జరిగిందంటే మా అక్కడ చూసేటప్పడికి మొత్తం కలిపి హ్మ్, 100 మంది వరకు ఒచ్చేసారన్నమాట.
ఓహ్! ఓహో! 50 మందికి ప్లాన్ జేసుకుంటే 100 మందొచ్చారు. మరి మరి ఎలా ఫుడ్ అండి? ఫులెడ్ ఫుడ్ ఎలా మేహె హ్మ్. ఆ! కదా!
సో, వంద మంది వరకు ఒచ్చరి ఆ! అదే. ఆహ్, అదే మాకర్థం గాలేదు. అంటే మేము కేటరింగ్ ఇచ్చింది గూడా 100 మంది వరకే ఆహ్, 50 మంది వరకే ఇచ్చాం. ఇక అప్పుడు మరి మాకేం చేయాలో తో తెలిలేదు. అయితే అప్పుడు మేమేం చేసామంటే మా అంటే ఇప్పుడు కేటరింగ్ గూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎన్ని ప్లేట్స్ లెక్క ప్రకారమే ఇస్తారు మనకి.
ఆ! ఓకే. ఆ! అవును. అవును. నిజంగానే. అవును. ఎన్ని ప్లేట్స్ ఉంటే మనకు 50 ప్లేట్స్ ఉంటే 50 ప్లేట్స్‌కే బెడతారు అంతే. అవును. హ్మ్.
దానికన్నా ఎక్కువ ఫూడ్ ఇస్తారు. దానికన్నా ఎక్కువైతే సర్వ్ చెయ్యరనమాట.
హ్మ్. హ్మ్. అవును. అవును.
హ్మ్. ఇంకా మాకు ఏం చేయాలో తోచలేదు. తో ఇంకా ఇమ్మీడియేట్‌గా ఏం చేశామంటే ఇప్పుడు మల ఇ మన ఇంటి ఇంటి వారి మటుకు వేరే అంటే ఇప్పుడు బయట వారికంటే కాటరింగ్ ప్రకారంగా పెట్టొచ్చు.
హ్మ్. అవును.
అయితే మన ఇంట్లో ఉన్న సభ్యులకి, అందరికైతే విడిగా వంట చేయాలని అనుకున్నాం అన్నమాట.
ఓకే. ఆ! అంటే బయట వాళ్ళకి ఆ కేటరింగ్ బెట్టేసేసారు. సో, మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఫుడ్ ప్రిపేర్ జేయాలనుకున్నారు. హ్మ్. హ్మ్. నిజంగానే. నిజంగానే. మంచి ఐడియా అండి ఇదైతే మాత్రం. హ్మ్.
అనుకోని ఇంకా ఆ! పెట్టేసేసి ఆ! ఇ ఇంకా ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చెయ్యాలని అనుకున్నాం. ఆ! అయ్ అయితే ఇక అప్పుడు మా మాకేమనిపించిందంటే ఇక ఇంట్లో వాళ్ళందరం కలిసి ఇప్పుడంటే మా పిన్నిలు గాని, పెద్దమ్మలు గాని వీళ్ళేంటంటే వాళ్ళకొంచెం వంటలు చేయడం అలవాటే. అంటే పెద్దమొత్తాన వంటలు చేయడం అలవాటు వాళ్ళకి.
హ్మ్. హ్మ్.

ఓకే. ఆ! ఓకే.
ఇంక నేనూ ఇమీడియేట్‌గా వాళ్ళని పిలిచీ, అంటే నాకు తొందరగా మీరు ఏమన్నా, వీటికేమేం కావాలో చెప్తే, నేనూ అవన్నీ తెప్పిచ్చిస్తాను మీకు, వంట స్టార్ట్ చేయండి అని, గబగబా ఏం జేసామంటే, ఈ సామాన్లన్నీ ఒక లిస్ట్ రాసుకొని...
ఓకే. హ్మ్. హ్మ్. అంటే, ఈ లిస్టనేది ఎలా ప్రిపేర్ జేసుకున్నారండి? మ్యాగ్జిమం అంతమందికంటే, కొంచెం పెద్ద హ్మ్, పెద్ద లెక్కనే బడుతుంది గదా! హ్మ్. మరి ఎవరినైనా కనుక్కున్నారా? లేదంటే మీరే రాసుకున్నారా? లిస్టనేది.
అప్పుడికప్పుడు మళ్ళీ మార్కెట్టుకి పంపిచ్చి. అదే అంటే హ్మ్. అవును. అవును. అప్పుడికప్పుడు అదే వ్ అదే ఇప్పుడూ మా అంటే, నేను చెప్పాను గదా! మా పెద్దమ్మ గారు ఆవిడి కావ్ ఆవిడికి కొంచెం అనుభవం ఉంది. అంటే, ఇలాంటి ఫంక్షన్సవీ చేయడం, పెద్దవాళ్ళు గదా! వాళ్ళకనుభవముంది, ఇంకోటి, ఎంతెంత క్వాంటిటీ తేవాలి, ఏంటి అని, ఆవిడి సలహా తీసుకొని, ఒక లిస్ట్ తయారు చేసుకున్నామనమాట.
అవును. హ్మ్. ఓహో! ఓకే. ఆ! ఓకే. ఓకే. ఓకే. ఓకే. నిజంగండి, చాలా మంచి విషయం. హ్మ్.
ఇంకోటి ఏంటంటే, ఆహ్, మనకింట్లో ఎలా జరుగుతదంటే, అంతంత పెద్ద బాండీలు గూడా మన దెగ్గరుండవు.
ఆ! నిజం. అవును నిజంగానే.
మనం ఎలా, ఏమండి, ఏమంటే, ముగ్గురికి, నలుగురు, ఐదుగురు, మహా అంటే, ఒక 10 మంది వరకే, మనం వండే అంత బాండీలే ఉంటాయి. ఆహ్, అవీ ఏంటంటే, అక్కడా మన టెంట్ హౌజులోని అక్కడ రెంటుక్కూడిస్తారన్నమాట. తీసుకుంటాం బాండీలు, మళ్ళీ దీనికని ప్రత్యేకంగా స్టవ్వులు, అలాంటివి దొరుకుతూ ఉంటాయి.
అంతే. హ్మ్. అవును అంతే. హ్మ్. తీసుకొచ్చేసారు. ఓకే. అవును. అవును. ఆ! అవును. అవును. దొరుకుతాయి గదా! మనకి నిజంగానే. హ్మ్.
ఆ! దొరుకుతాయింకా ఆహ్, ఇమీడియేట్‌గా పెరట్లోని ఆ స్టవ్వులు, అవన్నీ తెప్పిచి సామాన్లు, ఆహ్, అంటే, ఇంకా ఎక్కువ డిషెస్ లేకుండా, సింపుల్‌గా చెయ్యాలి. తనీ తక్కువ సమయంలో గూడా అయిపోవాలి గదా! మనకి అది.
హ్మ్. ఓకే. ఓకే.